కరెక్టండి. ప్రాంతీయ బట్టలు మన ఐడెంటిని ఐడెంటిటీని రిఫ్లెక్ట్ చేస్తాయని మీకనిపిస్తుందా?
అవునండి. చాలా రిఫ్లెక్ట్ చేస్తాయి. ఇప్పుడు సపోజ్ మనము ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే, లైక్ ఇప్పుడు పోచంపల్లి ఇప్పుడు సారీస్‌లో తీసుకుంటే పోచంపల్లి సారీస్ ఇప్పుడు చాలా ఫేమస్. ఇప్పుడు పోచంపల్లి మనం సారీస్ ప్రిఫర్ చేస్తున్నామంటే వాళ్ళు ఈజీగా గుర్తుపట్టగలరు. లైక్ ఇది వీళ్ళు తెలుగు వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు. అనేది ఈజీగా గుర్తుపట్టగలరు. లైక్ పోచంపల్లి, ఉప్పాడ ఇలాంటి కాడ లేటెస్ట్ వెర్షన్స్ ఉన్నాయి కదండీ, ఇప్పుడది చాలా ట్రెండింగ్ శారీస్‌, శారీస్‌లో. సో అవి చూసి కూడా కొందరు ఆహ్, ఆ టేస్ట్ ఉన్నవాళ్ళు కూడా గుర్తుపడతారు. వీళ్ళు సో అండ్ సో ప్లే-ప్లేస్ నుంచి వచ్చారు అనేసి. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. మన ప్రాంతీయతను కూడా డి ఆహ్, డిసైడ్ చేస్తుంది. గుం మన ప్రాంతీయతకు గుర్తుగా కూడా మన బట్టలుంటాయి.
అవును. ఇప్పుడు యూత్‌లో రీజనల్ వేర్ పాపులారిటీ తగ్గిపోతుంది అని మీకు అనిపిస్తుందా? అండ్ ఒకవేళ అనిపిస్తే ఎం
అలా ఏమి అనిపిచట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ యూత్‌ని చూసినంత వరకు నాకేమనిపిస్తుంది అనంటే వాళ్ళు ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటున్నారు. ఆహ్, పూజలు, పండుగలు, ఫంక్షన్స్‌కి ఇట్లాంటి వాటిలో ఎంత ట్రెడిషనల్‌గా రెడీ అవ్వాలో అంత ట్రెడిషనల్‌గా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ నార్మల్ వేర్ ఏంటనంటే ఇంతకుముందు మనం రెగ్యులర్ వేర్‌లో హాఫ్ హాఫ్ సారీస్ ఆహ్, లేకపోతే చుడీదార్స్ ఇవి వాడతారు. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే రెగ్యులర్ వేర్‌లో జీన్స్ వాడతారు. అదొకటి డిఫరెన్స్. మిగిలినవి ఏంటనంటే ఏ ట్రెండ్ ఏ స్ సమయానికి తగ్గట్టుగా ఆ స ఆ దానికి తగ్గట్టుగానే వాళ్ళు మా నేను చూసినంత వరకు, నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న ట్రెడిషన్, జనరేషన్ అందరూ కూడా ఆ ప ఆ ప్లేస్‌ని బట్టి, ఆ అకేషన్‌ని బట్టి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్‌ని డిసైడ్ చేసుకుంటున్నారు.
ఓకే. యాహ్! అవును. ఇప్పుడు మీరు ప్లేస్ అన్నారు కాబట్టి నాకొక క్వషన్ వచ్చిందండి. ఇప్పుడు మనం ట్రావెల్ చేసేటప్పుడు ఆ రీజనల్ క్లాత్స్ అనేది మనం క్యారీ చేయలేం కదా! ఇప్పుడు దానికి తగ్గట్టు వేసుకోవడమనేది ఆహ్, ఎట్లా అనిపిస్తుంది మీకు ట్రావెల్ చేసే
హుహు. ట్రావెల్ చేసేటప్పుడు మనకు కంఫర్టబుల్ ఉన్న క్లోతింగే ప్రిఫర్ చేయాలండి. నా మెయిన్ సజెషన్ అంటే ఇదే. నేను చేసేది కూడా అదే. ట్రావెలింగ్ అనంటే మనకేది కంఫర్టబుల్ ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ కంటే సారీస్ కంఫర్టబుల్ ఉంటాయి. ఆ! మా నాన్న వాళ్ళకి పాంట్ షర్ట్. అదే మా అన్న వాళ్ళకొస్తే దే లైక్ ట్రాక్ పాంట్స్, టీ షర్ట్ అండ్ ట్రాక్. అది నేనంటే అంటే ఫుల్‌గా చుడీదార్.
అవును. యాహ్! ఓకే.
ఆ! వితౌట్ మాక్సిమం వితౌట్ చున్ని, టాప్ అండ్ బాటమ్ ప్రిఫర్ చేస్తాను. ఇవి కంఫర్టబుల్ వేర్. సో, ఎంత దూరమయినా కంఫర్ట్‌గా వెళ్ళగాలి ఈజీగా. సో, ఎవ్వరి కంఫర్ట్‌ని బట్టి జర్నీస్‌లో మాక్సిమమ్ ఏంటి అనంటే మనమొక దగ్గర కూర్చుంటాం. అండ్ మనమక్కడ ఫ్రీగా, ఫ్లెక్సిబుల్‌గా మూవ్ అవ్వాలంటే మనకి కంఫర్టబుల్ మనకేది బెటర్ అనిపిస్తుందో ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవ్వడమే చాలా బెటర్.
ఓకే.